అవునవును. నిజంగానే. నాకు కలర్సంటే ఏం గుర్తొచ్చిందంటే, మనం ప్రతి పండక్కి ఇంటియెదురు ముగ్గులు బెట్టుకొని, రంగు రంగులేసుకుంటూ ఉంటాం గదా! అలాంటి వాటిల్లో ఎప్పుడన్నా మీ పిల్లల చేత, ముగ్గు మీరేసి "రంగులు వెయ్యండి" అని జెప్పారా?
హ్మ్. ఆ! అవునవును. ఆ! ఖచ్చితంగా అండి. మేం ముగ్గేందంటే, మనం తెల్లవారి జాము వెయ్యము. అంటే, వెయటమనేది కుదరదు. మేవేంజేస్తామంటే, నైటు 12 తర్వాతనమాట. నాయ్ నైట్ 12 తర్వాత ఇంగ అందరం, పండుగంటే ఇంక చెప్పాను గదండీ, ఒక 20 మందున్నావంటే ఏం పడుకుంటాం ముచ్చట్లేసుకుంటా ఆ!
<giggles> ఓహ్! అవునవును. అసలకు ముందు ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు పండక్కి రెడీ అవుదామా అన్నట్టుగా ఉండిద్ది తీరంతా కూడా.
ఆ! అ అట్లా అసలెంత బావుంటది అందరు